అయితే, అయ్యో! నాకివ్వట్లేదంటే, అందరికిస్తన్నారంటే, ఆళ్ళందరూ బాగా పాసయినోళ్ళు, ఎక్కువ మార్కులు తెచ్చుకున్నోళ్ళకి డబ్బులిస్తన్నారనేవోరండి. అయ్యో! నేను చదువుకుంటే బావున్ను గదా! నాకూ డబ్బులొచ్చెద్దును కదా! అలగ నేననుకునేవోడినండి. తర్వాత ఒకసారి పోనీ ఈళ్ళిచ్చేది ఐదొందలో, రూ. 1000 అలాగిచ్చేవోరండి. కానీ ఒకసారిగటండి, గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టీ పదిహేను వేలు ఇస్తానన్నదండి సంవత్సరానికి.
ఆ! ఆ! అయ్యో! హ్మ్. హ్మ్. హుహుహు. ఆహా! హ్మ్. అబ్బా! హుహు.
నాకప్పుడు మ పెద్ద మొత్తంలోనండి. అది అలాగా 4 సంవత్సరాలు ఇస్తారన్నారండి.
పెద్ద మొత్తము. హ్మ్. ఆహహా!
అప్పుడు నాకు చాల్
మంచి అవకాశం గూడా.
హ్మ్. అప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఎంత బాధంటే అంత బాధేసింది. ఎందుకంటే, అయ్య బాబోయ్! నాలుగు 15,000, 4 సంవత్సరాలిస్తానంటన్నార? అప్పుడు చదువుకున్నప్పుడూ, ఒక చదువుకుంటూను 15,000 సంపాదించడవంటే చాలా గ్రేటండి.
హ్మ్. హుహు. హ్మ్. అవును. స్కాలర్‌షిప్‌ లాగానో. హ్మ్.
అవునండి. అయితే, ఎందుకు ఇలా చేసేశాను నేను? అందరూ చెప్తుంటే చదువుకోమనీ ఇలాగ నాకు చెప్తే, నా సొంత నిర్ణయం తీసుకొని నేనిలా పాడైపోయాను, ఏంటి? అని చాలా బాధపడ్డారండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అరె! ఆ! హ్మ్. హ్మ్.
ఆ! ఉప్పుడు అప్పుడూ ఒద్దు, అది వదిలేయండి. ఇక్కడ ఉద్యోగులయితే ఇక్కడ ఆ! రొండూ డబ్బుల విషయంలోనే జరిగినినండి నాకు.
హ్మ్. అదే. అదే.
అవును. తరవాతా మళ్ళీ పెళ్లి జేసుకున్న తర్వాతండి.
హ్మ్. ఆహాహా! హ్మ్.
పే పెళ్ళన్నది జీవితం‌లో అందరికొక్కో మెమరబుల్లండి. పెళ్లవ్
అవును.
అవుతది. ఆ పెళ్లయిన తరవాత కొత్తగా సంసారం చేస్ అంటే, ఆహ్, పెళ్లి చే ఏదో సముద్ర
అవును. ఫ్యామిలీ స్టార్ట్ చేసిన తర్వాత. ఆ!
హ్మ్. సముద్రాన్ని సంసారాన్ని వీదలేము, సముద్రాన్ని ఈదలేదు అనే ఏదో సామెతుంటదండి.
అవునవును.
అహా! స్వహా సముద్రమైన వీదగలం గానీ, సంసారాన్ని వీదలేవంటారండి.
ఛాన్స్ అనేది లేవు అని. ఆ!
అవునండి. నిజంగదీ ఎవరైతే చెప్పారో గానీ అనుభవంతోటి అది నిజవండి. <giggles>
అవును. <chuckles> రోజూ ఏదోక కొత్తది ఒస్తూనే ఉంటుంది.
<chuckles> అవునండి. ఇ అనవసరం అంటావండి. అనవసరంగా నేనో తప్పుడు నిర్ణయం జేసేసీ, నిన్ను పెళ్లి చేసుకున్నావని, ఇలాంటియన్నీ వస్తానే ఉంటాయండి.
హ్మ్. అవునవును.
కానీ, అదీ అలాగా ఉంటంది. అప్పుడే గొడవ పడుతూ, అప్పుడే మళ్ళీని తప్పుడు నిర్ణయవంటాం, అప్పుడే మళ్ళీ సరి చేసుకుంటాము. అప్పుడే మళ్ళీ మళ్ళీ ముందుకెళ్తానే ఉంటావండి.
హ్మ్. అవునవును. మీరిలాయె ఆ!
ఇలాగా హ్మ్. చెప్పండి.
మీరు ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, మీరు మీరే మళ్ళీ సొంతంగా కూర్చొని, ఆలోచించుకుని, ఆహ్, ఏదీ మంచిది అనాలోచించుకొనీ ఆహ్, వేరే ఆహ్, ఆహ్, మంచి నిర్ణయం తీసుకుంటారా లేదంటే ఎవరినైనా ఇన్వాల్వ్ చేస్తారా ఇలాంటీ ఈ మా డిస్కషన్స్‌లో అట్లా?
నేనూ ఇంకోటండి, మీరూ మంచి కొషనూ అడిగారండి. ఆహ్, ఏంటంటే ఆహ్, నేను ఒంటరిగా ఉంటానండి. ఏమి చెయ్యాలి, ఏంటని ఆహ్, ఆలోచిస్తాను. ఈ విషయం ఎవరికి చెప్తే బావుంటదని. కానీ
హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! ఆ! హుహు. ఆహా! హ్మ్.
ఉద్యోగంలోనీ ఇలాంటాటిల్లో ఎవరి సలహాన్నా తీసుకోచ్చు గానండి